సో, జనరల్‌గా ఏంటి అంటే పెద్దవాళ్ళకి చాలా విషయాలనేవి తెలుసనమాట. ఎందుకంటే <sniffs> వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఆ పెద్ద లైఫ్‌కి అనేది వస్తారు కదా! చాలా అనేది ఫేస్ చేసి ఉంటారు నేర్చుకొని ఉంటారు. మరి అలాంటివే వాళ్ళ పిల్లలకి నేర్పించాలి అనేది కొంచెం టాస్క్‌తో కూడుకున్నదనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒకసారి వింటారు, ఒకసారి వినరు కదా! సో మరి మీరైతే మీ లైఫ్‌లో మీ పిల్లలకి ఏవైనా మాటలు కావచ్చు, లేకపోతే ఆచారాలే కావచ్చు ఇలాంటివన్నీ ఎలా నేర్పిస్తారు? అండ్ మీరు అలా నేర్పించినప్పుడు వాళ్ళు నిజంగా నేర్చుకుంటారా? లేకపోతే మీకోసం అన్నట్టు భయపడి ఆ! ఓకే. అని చెప్పి తర్వాత చేయకుండా ఉండడం ఇలాంటివి ఏమన్నా చేస్తారా చెప్పండి.
సాధారణంగా ఎందుకంటే నా జీవితంలో సుదీర్ఘ ది జీవిత ప్రయాణంలోని నేను పిల్లలు, మనవలు అందరినీనేమో ఇప్పుడు ముని మనవడు వీళ్ళందరినీ ఏంటంటే <sniffs> ఆహ్, చూడ్డం జరుగుతుంది కదా! అంటే మా పిల్లలకే కాకుండా మనవలు తర్వాత ముని మనవలు ఈ వరకును <sniffs> పిల్లలకి నేను గమనించింది ఏంటంటే, పిల్లలకేంటంటే మనం చెప్పిన చెప్పకపోయినా తల్లిదండ్రిని అనుకరిస్తారు వాళ్ళు. తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా నాకేమో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు పెద్దవాడు అబ్బాయి. వాడు బాబు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. <sniffs> అయితే ఆ! మా ఆహ్, అమ్మాయి రెండో అమ్మాయి అంటే ఆఖరి అమ్మాయి తనకి చిన్నప్పుడు ఇంకా ఏడాది వయసు కూడా లేదు <sniffs> హ్మ్. ఆ రోజు
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవును. అనుసరిస్తారు కరెక్ట్. యాహ్! యాహ్! తప్పకుండా చెప్పండి. హుహు. ఓకే. తరవాత? హ్మ్. హుహు. చాలా చిన్న అని చెప్పుకోవచ్చు అన్నమాట.
ఆ! యాహ్! ఇంచుమించాంటే, చంటి పిల్లనుకోండి. ఏడాది వయసు లేదు, ఇంకా మాటలు కూడా రావు. <sniffs> హ్మ్. నడక కూడా రాదు. అయితే, ఆ రో ఆ రోజేమయిందీ, ఈ ప పై పిల్లలిద్దరూను పెద్దవాళ్ళిద్దరూ ఎక్కడో ఆడుకుంటున్నారు. <sniffs> తరవాతన ఈ పిల్లేమో, అక్కడా హాల్‌లోనేమో కూర్చుందీ. మ మదరేమో వచ్చి నా వైఫొచ్చీ ఏం జేస్తుందీ, ఇల్లు క్లీనింగు ఆ ప్రాసెస్‌లోనీ అదీ సజ్జా ఉంటుంది గదా! ఆహ్, మన సామాన్లు సామాన్లు అన్నీ బెట్టుకుంటాం పైన.
ఓకే. హ్మ్. హుహు. హ్మ్. సజ్జా అంటే? సన్‌సైడు, సన్‌సైడ?
ఆ! సన్ బయట కాదు, లోపలుంటాయి గదా! ఆ రూము లోపాలా సామాన్లు బెట్టుకోడానికీ, దాన్నేమంటారో మనకు తెలీదూ అది.
అవునవునులేండి. పైన ఉంటయి. హ్మ్. మేమైతే సన్‌సైడంటాం మా సైడు. మీ సైడేమంటరో తెలీదు.
సన్‌సైడేమో సన్‌సైడన్నదీ ఇంటి బయట ఉన్నది. కిటికీలకి, వాటికి వర్షం జల్లు కొ కొట్టకుండాను. <sniffs> కానీ, ఇంట్లోని సామాన్లు పెట్టుకోడానికేమో, వచ్చది స్లాబంటారు దాన్ని. ఆ! ఆ స్లాబ్
ఓకే. ఓకే. అవునులే సీలింగ్ కింద వేస్తారంతే కదా!
ఆ‌! కే సీలింగ్ కింద వేస్తారు. అది మామూలుగానేమో వచ్చీ, ఎనిమిదడుగులు హైట్‌లోనేమో ఉంటుంది, కింద నుంచి. <sniffs> అయితే, ఆహ్, మా ఇంట్లో ఒక మంచం ఉంది, ఆ మంచం నుంచి ఈమేమో ఆహ్, స్టూలేదో వేసుకుని, మొత్తానికెలా ఎక్కిపోయిందో, ఎక్కిపోయింది దాని పైకి. <sniffs> <chuckles> ఆ? పాప కాదు, అహా! పాప కిందనుందీ, ఆహ్, నేల మీద గు నా భార్య పైకెళ్ళిపోయి, అదంతా క్లీన్ చేయడం, సర్దడం ఏదో జేస్తోందనమాట. <sniffs> అంటే ఇదీ, నేను లేను. తరవాతామె చెప్పిన దాన్ని బట్టీ, నాకర్థమయింది. ఈ పిల్ల ఎప్పుడైతే, ఈ చంటి పిల్లేమో వొచ్చి, పైకేమో చూసి, ఆహ్, మమ్మీ యోచ్చీ, ఏ పైకెక్కిపోయి ఉంది, ఎలా దిగుతుంది అని, దీని బుర్రలోన, అంత చిన్న బుర్రలోనేమో సమస్యనమాట. <sniffs> అక్కడినుంచి దిగాలి కదా! ఏ నిచ్చె నిచ్చెన లేదు, ఏమి లేదు.
హ్మ్. అవునవును. ఆ పాపనా? మీ చిన్న పాపా? ఆ! మీ భార్య వెళ్ళిపోయిందా? ఓకే. ఏం అర్థమైంది? హ్మ్. ఓకే. అవునవునులేండి. ఏమైనా హెల్ప్ జేసిందా మరి మీ కూతురు మీ భార్యకి? <laughs>
చాలా బా అంటే, కూతురు చంటిపిల్ల గదా అది! అదొక
ఆ! అంటే, అనుకైయుంటది. మా అమ్మకి నేనెలా హెల్ప్ చేయాలన్నట్టు, లోపలనుకైయుంటది. <chuckles>
ఆ! మేబి అలాగా ఆలోచించి ఉండొచ్చును. <sniffs> ఆఖరికేమో వచ్చీ, దాని టెన్షను, దాని మొఖంలోని, దాంట్లోని కనిపిస్తుందనమాట. ఆహ్, నా ఆ! నా వైఫేమో వచ్చి, ఆ పిల్ల ఆదుర్ధా అంతా గమనిస్తోంది. <sniffs> ఆఖరికేం చేసిందీ, ఇంకా అటు, ఇటు చూసి ఎందుకంటే, కిందనా స్టూలయితే ఉంది గానీ, ఆ స్టూలు మీద దిగడానికేమో, వీలుగా లేదు. ఆ! ఆగకు ఆ! ప పట్టుకుని, పైనుంచి ఇప్పుడు కింద నుంచయితే చేతులతో పైకెక్కిపోతాం, పైనుంచి కాళ్ళు కిందకి దించీ, ఆ చేతులు బెట్టుకుని కొంచెం <sniffs> ఆహ్, దాన్నేమంటారూ, అథ్లెట్సయితే వాళ్ళు అలాంటి మెనోవర్స్ చేస్తారు. <sniffs> కానీ, ఆమె ఆహ్, సాధారణ గృహిణి కనకా, అలాంటి మెనోవర్స్ అన్ని వాళ్ళకయ్యి తెలియవు కదా! ఇంకాఖరికీ, కొంచెం సేపయిన తరవాతనేంటంటే, సాహసం జేసి ఆమేం జేసింది, పైనుంచి దబేలుమని ఆ పందిరి మంచం ఒకటుంది అక్కడ. ఆ కిందన. కొంచెం పెద్ద మంచం, అంత వెయిట్ కూడా కాయగలదు. వేరే మంచాలయితే విరిగిపోతాయి. <sniffs> అక్కడి నుంచి, మంచం మీదకి దూకేసింది. <laughs> ఆ! దూకి
యాహ్! యాహ్! అవునవునులే ఎక్స్‌ప్రెషన్స్‌లో. హ్మ్. ఓకే. అంటే పక్కన సపోర్ట్ లేదనమాట, కరెక్ట్ స్టూల్ మీద దిగడానికి. అవునవును. హ్మ్. అవ్వదులేండి. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఆ! ఓకే. ఆ! ఆ! ఆ! ఓకే. ఆ! హొస్ అంటే అదీ ఆహ్, దాని మీద ఏమన్నా, బెడ్డు లాంటిదేమన్నా ఉం‌డెనా మెత్తగా.
ఆ! బెడ్ ఉంటుంది గదా! అందు గురించి సేఫ్ ల్యాండింగే అవుతుంది. <sniffs> అది, అక్కడికేమో కొంచెం ఇంత సేపయ్యేసరికల్లా, ఈ పిల్లకేమో వచ్చి, అంత టెన్షనూ రిలీ‌వయిపోయింది. హమ్మయ్య! అనేసనుకుని, దాని ఎక్స్‌ప్రెషను, హ్యాపీనెస్సు, ఆ మూడు, అవన్నీనేమో నా వైవ్ చూసుకుని, జాలా ఆశ్చర్యపోయిందనమాట. <sniffs> హ్మ్. <chuckles> ఆ! డేర్ చేసింది. అంటే, అంటే చిన్న పిల్లకీ, ఏడాది వయసు ఉన్న పిల్లకి కూడానూ, వాళ్ళకేంటంటే ఆలోచనలూ, మననేమో గమనించడాలూ, ఇవన్నీ ఉంటాయి. <sniffs> తర‌వాత ఇంకో ఇన్సిడెంట్ జెప్తా నేను. మా అబ్బాయేమో వొచ్చి, వా‌డింకా అప్పడికీ ఆహ్, ఏడేళ్ళో ఎంతో ఉంటాయి వాడికి. హ్మ్. అయితే, ఒకరోజు ఇలాగ నా <chuckles> వైఫు ఇంకో ఇంకోటి సిల్లీ పనేంటంటే, ఏం జేసిందీ, అదేదో పట్టుకుని, రేడియోకేమో చిన్న ఎడాప్టర్ బెడతాం గదా! ఆ రోజుల్లో ఇలా సీల్డ్ ఎడాప్టర్లుండేవి కాదు. <sniffs> హ్మ్. ఆహ్, అప్పుడేంటంటే, డైరెక్ట్‌గా షాపుల్లోనేమో, వాళ్ళు ఎసెంబుల్ జేసేవాళ్ళు. చిన్న ట్రాన్స్‌ఫార్మరు ఆహ్, దానికేమో ఏవో డయోడ్లు అవీ బెట్టి, రెక్టిఫయర్లు అన్ని పెట్టి, ఒకటి ఏసీ వోల్టేజ్ నుంచి, డీసీ వోల్ట్‌కనమాట మన రేడియోకి. ఏం ట్వ ఆ! 12 వోల్ట్‌సో, 6 వోల్ట్‌సో, అది చేసే చిన్న వాళ్ళేమో స్టెప్ డౌను ఇది బెడతారనమాట. ఎడాప్టర్ <sniffs> ఆ! ఏసీ‌ టు డీసీది అలాంటిదొటేమో ఉందది. అది మెటల్ ఔట్స్ ఔటరూ కంపార్ట్మెంటుంటుంది, అందులోపల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ బెడతారు. ట్రాన్స్‌ఫార్మర్ అదీను. <sniffs> అయితే, అది నేనేమో దానికెక్కడో, ఒక ఎత్తుగా బల్ల మీద బెట్టి, ఆ పక్కన రేడియో అదీ ఉంటే, ఆ రేడియోకేమో వొచ్చి దాన్నుంచి కనక్షను అదిచ్చాం. <sniffs> యాక్చువల్‌గా ఆ స్విచ్చు వేసుకుంటే, రేడియో ఆటోమేటిక్‌గా ఆనయ్యేలాగా ఉంటుంది. దాన్ని టచ్ చేయక్కర్లేదు. ఈమె ఈ క్లీనింగ్ ప్రాసెస్‌లో దాన్ని జేత్తో బట్టుకుంది. బట్టుకోంగానే షాక్ కొట్టింది. <chuckles> ఆ! షాకు కొట్టంగానే, అప్పుడేం జేశాడు మా అబ్బాయి, అక్కడే ఉన్నాడు వాడు. చూడండి, ఎంతా షార్పుగా యాక్ట్ చేసాడంటే, <sniffs> ఆ! షాకు కొట్టిందని తను గ్రహించాడు, వెంటనే అక్కడ పక్కనున్న స్విచ్చునేమో ఆప్ చేశాడు, ఈమెను పట్టుకోకుండా. హ్మ్.
అవునవునులెండి. హ్మ్. <chuckles> ఓకే. ఓకే. ఆచ్చర్యబోయి మీకు షేర్ జేసిందనమాట, ఇలా జేసింది చూడు నీ కూతురన్నట్టు. ఆ! హ్మ్. హ్మ్. వాస్తవం. వాస్తవం. యాహ్! యాహ్! చెప్పండి. హుహు. హ్మ్. అవునవును. ఆ! హ్మ్. హ్మ్. అవునవునులేండి అప్పట్లో. అవునా! హ్మ్, హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హుహు. అయ్యోయ్యో! ఆ! హ్మ్. ఏం జేశాడు? ఆ! అబ్బబ్బబ్బా! సూపరండి. అప్పుడెంత ఉంటది మీ బాబు వయస్సు?
అదే 6, 7 ఇయర్స్ ఉంటుంది అంతే. హ్మ్. ఆ! ఇవన్నేంటంటే ఆహ్, 6 ఏళ్ళు బ బాబుకి 6 ఏళ్ళు ఉంటుంది. ఆరేళ్ళో, ఐదేళ్ళో ఉంటుంది. ఇంకో అమ్మాయికేమో వచ్చి 3 ఏళ్ళు ఈ పిల్లకేమో వచ్చి ఏడాది అనమాట. సో
ఓకే. హ్మ్. హుహు. హ్మ్. యాహ్! అంత నిజంగా చాలా బావుంది. మరి కొన్ని కొన్ని సాంప్రదాయాలు అంటూ ఉంటాయి కదా! లైక్ ఎలా అంటే, ఇంటికి ఎవరైనా అతిధులొస్తే వాళ్ళకి నమస్కరించడం కావచ్చు, వాళ్ళకి మర్యాదలు చేయడం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల్ని, గురువుల్ని గౌరవించడం కావచ్చు, పూజలు ఏ విధంగా చేయాలని ఇలాంటి రకరకాలుగా ఉంటాయి కదా! ఒక్కొక్క దాన్ని బట్టించి మారుతూ ఉంటాయి. ఇలాంటివి మీరు ఎలా నేర్పించారు? ఎందుకంటే, మొక్కై వంగ వంగనిదే మానై వంగునా! అనేది కూడా ఒకటి ఉంది కదా! సో, చిన్నప్పటి నుంచే నేర్పించారా? లేకపోతే వాళ్ళకి ఒక ఊహా స్టేజ్ అనేదొచ్చాక నేర్పించారా?
ఆ! ఆ! అవును. అంటే స్టేజ్ బై స్టేజ్ ఏ స్టేజ్‌లో నేర్పించాల్సినవి, ఆ స్టేజ్‌లో నేర్పిస్తాం. అంటే మనం ప్రత్యేకంగా నేర్పించి నేర్పించాలి అని ఒక కరిక్యులమ్ అంటూ ఏమి ఉండదు దీనికి. మనం ఏంటంటే, పిల్లలతోటి మనం నార్మల్‌గా ఇప్పుడు చిన్న పిల్లలున్నారనుకోండి. వాళ్ళు ఆటోమేటిక్‌గా మనం మాట్లాడుతుంటే వాళ్ళు చూస్తారు, మిగతా పిల్లలతోటి ఏమో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళు మాటలు అన్నీ నేర్చుకుంటారు. మనమేం నేర్పక్కర్లా. తర్వాతన అయితే వాళ్ళందరికి నేంటంటే, మనం కూర్చొని మనం మంచి మాటలు పెద్దవాళ్ళేంటంటే, ప్రత్యేకంగా పిల్లలకని ఏమీ చెప్పక్కర్లేదు. మనం ఇంట్లోనేమో పెద్దవాళ్ళం అందరం మనం మంచి మాటలు మాట్లాడుకుంటే, వాళ్ళకి మంచి మాటలొస్తాయి. మనమేమో
ఓకే. హుహు. హ్మ్. వాస్తవం. వాస్తవం. యెస్. హ్మ్. <clears throat> అవునవును. ఇది నిజం అండి. ఎందుకంటే పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఆ మాటలు కావచ్చు, ఆ యాక్టివిటీస్ కావచ్చు.
ఆ! పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ! ఇప్పుడేంటంటే, ఒక ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలోనేంటంటే 'నరేష్' అని హీరో అందులోని. ఆహ్, 'అల్లరి నరేష్' కాదు ఉత్తి 'నరేష్' తన ఆ! ఎగ్జాక్ట్లీ. అతను ఏంటంటే, తనకి ఎక్కడికో ఒక మారుమూల ఎక్కడో విలేజ్‌లోనేంటంటే, టీచర్‌గానేమో జాబ్ వస్తుంది. ఆ టీచర్‌గా ఆ! టీచర్‌గా వెళ్ అక్కడికి వెళ్తాడు జాయిన్ అయితే. అక్కడ వాళ్ళందరూనేమో ఇతనికేమో వెంటనే వెల్‌కమ్ చెప్పి బ్రహ్మరథం పట్టి అన్ని ఇల్లు, పొల్లు అన్నీ చూసి అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసేస్తున్నారు. ఎందుకంటే, ఆ తర్వాత తెల్సింది. అక్కడ ఎవరు ఏ టీచర్ వచ్చినా అక్కడ ఉండడనమాట. ఎందుకు ఉండు ఎందుకు ఉండడు అనేసి అంటే ఆ ఊరు ప్రెసిడెంట్ అనమాట. అతను నోరేమో మంచిది కాదు. అంటే నో నోరు విప్పితేను 4 మాటలు మాట్లాడితే అందులో 3 మాటలు బూతులుంటాయనమాట. <sniffs> సో, అయితే, ఆ ప్రెసిడెంట్ కొడుకేమో ఈ స్కూలులో చదువుతాడు. వాడు ఎవరికీ వినడు. వాడికి తండ్రి పోలికలే వచ్చాయి. టీచరులు కూడానేమో బూతులు తిడుతూ ఉంటాడు సేమ్ అదే పద్ధతిలో. <sniffs> ఈద్ ఈ ఆ! ఈ నరేష్ ఏమో వచ్చి వచ్చి వెంటనే వాడికేమో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వ శుభ్రంగా చింద పరుగు పెట్టుకొని చిత్తకొడతాడు. <sniffs> కొట్టేసరికల్లా వాడు వెళ్ళిపోయి ఆహ్, వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కంప్లెయింట్ చేస్తాడు. ఆహ్, ఇది వరకు ఇలాంటి కంప్లెయింటులు వెళ్ళే ఆ మ ఉద్యోగాలేమో ఊడబట్టేసి పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 'నరేష్' వెళ్తాడు. వెళ్ళి ఫస్టు, మీ నోరు సరి చేసుకోండి. మీ నోరు సరిగ్గా లేకపోతే ఈ పిల్లోడికి కూడా మీ తాలుకా పోలికలే వచ్చాయి అవే మాటలు మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పి కొంచెం స్ట్రాంగ్‌గా అనమాట, ఎదురు చెప్పేసరికల్లా తండ్రికేమో అర్థం అవుతుంది. అర్థం అయిన తర్వాతనేమో మరి ఆ మాస్టారు నాకు కూడా చెప్పండి. నాకేమో చిన్నప్పటి నుంచి బూతులు అలవాటైపోయాయి అనేసని చెప్పి. ఆ! బ బూతులు అలవాటైపోతే అప్పుడు కొన్ని చిట్కాలు చెప్తాడనమాట. ముందు తండ్రికి. తండ్రికేమో ముందు చెప్తాడు. మీకా మాట వచ్చినప్పుడేమో వచ్చి, వేరే ఇంకో మాటేదో దాని ఊత పదం ఏదో సంథింగ్ చెప్తాడు. అదే అనండి. <sniffs> హ్మ్. ఈ పదం ఏమో అలవాటు పడిపోతుంది. అలాగనమాట తనకి తండ్రి తండ్రికి చెప్పిన తరువాత ఈ పిల్లోడికి ఆటోమేటిక్‌గా పిల్లోడికి తండ్రి ఏమి అనలేదు కదా! ఈ పిల్లోడు కూడా మెల్లిగా దార్లోకి వస్తాడు. <sniffs> వీడికేమో ముందు ఆటలు ఆడిపించి అవి చేసి మొతానికి మారుస్తాడు. ఆ సినిమా అనుకోండి. <sniffs> అయితే పిల్లలకి ఇప్పుడు ఇందులో ఆ సినిమాలోనేంటంటే థీమ్ పెద్దవాళ్ళేమో వచ్చి వాళ్ళు నోరుని సక సక్రమంగా అదుపులో పెట్టుకొని, మంచి మాట్లాడితే పిల్లలకి మంచి మాటలే వస్తాయి. అదే ఫాలో అవుతారు. మనం సొసైటీలో కూడా చూస్తుంటాం. కొంతమందేంటంటే, పెద్దవాళ్ళు ఇంట్లోనే అదే ఆ ఊత పదాల కిందేవో కొన్ని కొన్ని ఆహ్, భూతు పదాలు వాడుతూ ఉంటారు. అవి పిల్లలకి చిన్నప్పటి నుంచి అవే అలవాటవుతాయి. అదే మనం కొంచెం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళేంటంటే, మంచి మంచి ఆహ్, స్వచ్ఛమైన మాటలు అది మాట్లాడి అలా ఉంటే పిల్లలకి అదే ఆచారం వస్తుందనమాట. కాబట్టి మన ప్రవర్తన కరెక్ట్‌గా ఉంటే, పిల్లలకేమో అదే అలవాటవుతుందనమాట. అయితే ఇంకా ఆచారాలు, సంస్కృతులు విషయాలనేసంటే, అవి కూడా మనం ఇప్పుడు చూడండి ప్రతి పిల్లలకి నేంటంటే మనం కొంత టైం కేటాయించాలి. అంటే బో ఆ! ఆహ్, గంటని ఆహ్, దాని కోసం స్పెషల్‌గా కేటాయించాల్సిన పని లేదు. మనం అందరం ఇప్పుడు సాధారణంగా చా ఇప్పుడు మోడర్‌న్ డేస్‌లో ఎలా ఉంటుంది, పిల్లలకేమో వచ్చి తల్లి ఏమో ప్లేట్‌లో ఇచ్చేస్తుంది. వాళ్ళేమో టీవీ దగ్గర కూర్చొని భోజనం చేయడం. ఆహ్, లేకపోతే సెల్‌ఫోన్ పెట్టుకొని చూడడం. ఇలాంటివన్నీనేమో ఇప్పుడు మోడర్‌న్ డేస్‌లో మనం చూస్తూ ఉంటాం. <sniffs> హ్మ్. చంటిపిల్లల దగ్గర నుంచి సెల్‌ఫోన్ ఇస్తే వాళ్ళు అందులోనేమో ఇలా ఇలా ఇలా తిప్పుకుంటూ, ఆహ్, అవేవో చూసుకుంటూ తర్వాతనేమో అది అన్నం తింటుంటారు. సో, అలాంటివి కాకుండాను గేమ్స్ ఆహ్, తర్వాత ఇంకేవేవో లేటెస్ట్ వాళ్ళకి అందరికి మీకందరికీ బాగా తెలిసే ఉంటుంది అవి. <sniffs> అందుగురించి
ఏం సినిమా? అల్లరి నరేషా? లేకపోతే ఉత్త నరేషా? ఓకే. 'జంబలకడి పంబలో' హీరోనా? ఓకే. హ్మ్. ఓకే. మంచి విషయం. హుహు. ఓకే. ఎందుకంటా? హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మరతను మార్చాడా ఆ స్టూడెంట్‌ని గాని? ఓకే. హుహు. అవునవును. వాస్తవం. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఎలాంటి చిట్కాలవి? హ్మ్. హుహు. అవునవును. పాతది వెళ్ళిపోతుంది. అదే ఫాలో అవుతారు. కరెక్ట్. కరెక్ట్. అంటే ఏ విధంగా అంటారు? ఒక రోజుకి ఒక గంటనా? ఇంకా ఎక్కువ అంటారా? ఓకే. అవునవును. యాహ్! ఈ ఇలా కూడా అనుకోవచ్చా? మనం ఎలా అంటే ఒక చెట్టుకి ఏదైతే విత్తనమేస్తామో దానికవే కాయలనేవి కాస్తూ ఉంటాయి అనమాట. సో, తల్లిదండ్రులు వాళ్ళనేది ఏ నడవడికతో ఉన్నారో, వాళ్ళే ఏ ఏ భాషతో మాట్లాడతారో, దీని యొక్క ఇంపాక్ట్ అనేది పిల్లల మీద నూటికి నూరు శాతం ఉంటుంది. అంతేనా అండి?
నూటికి నూరు శాతం ఉంటుందని చెప్పలేము. కొంత జెనెటిక్‌గా వస్తుంది. పిల్లల తాలూకా కొన్ని క్యారెక్టర్స్ అన్నవి. <sniffs> అవి ఆ ట్రైట్స్ అవి తప్పిస్తేనేటంటే పిల్లలెక్కువగా నేర్చుకునేది, ఇంట్లోనేమో మనం పదేళ్లదాకా నేంట్ అంటే 10 ఏళ్ళు కాదు పిల్లలకి నడకొచ్చేదాకానే పెద్దవాళ్ళతోటుంటారు వాళ్ళు. <sniffs> హ్మ్. ఆహ్, అయితే ఒక మారు నడకొచ్చిన తరువాత వీధిలోకెళ్ళిపోతారు వాళ్ళు ఆటకీ పాటకీను. <sniffs> అక్కడేమో మిగతా పిల్లలతోటి ఏమో ఆడి చాలా విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. హ్మ్. తర్వా
ఓకె. హ్మ్. అవునవును. హ్మ్. ఆ! మీరు పిల్లలంటే గుర్తుకొచ్చిందండి. ఇప్పుడేంటంటే వేరే పిల్లలతో మాట్లాడడం ఇవన్నీ నేర్చుకుంటా అన్నారు కదా! సో, అదే సందర్భాల్లో ఏంటంటే కొ చిన్న పిల్లలు గాబట్టి వాళ్ళకి తెలీదు. ఏది రైటు ఏది రాంగనేది. అలాంటప్పుడు గొడవ పడుతూ ఉంటారు గదా! గొడవపడి ఆహ్, తడు తగువులాడదాము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి గదా! సో, అలాంటప్పుడు, మీరు ఆ పిల్లలని డైరెక్ట్‌గా అరుస్తారా? లేపోతే కొడతారా? లేపోతే మంచిగా చెప్తారా? ఇది కాదురా! ఇలా కాదురా! ఇది మంచి, ఇది చెడు అలా కొట్టకూడదు అని ఇలా ఏమైనా చెప్తారా?
అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మా పిల్లలున్నారు అనేసింటేను వాళ్ళకి ఎక్కువగానేంటంటే బాగా సెక్యూర్డ్‌గా వాళ్ళు పెరిగారు, ఒక విధంగా చెప్పాలంటే. <sniffs> ఎందుకోసం అంటే, ఇప్పుడు నేను మా పిల్లలు అహ్, పెరిగే వయసు స్కూలు ఏజ్‌లోనేమో నేనక్కడ గవర్నమెంట్ మాది ఇన్‌స్టిట్యూట్ డిపార్ట్మెంట్ తాలూకా అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ క్వార్టర్స్. స్టాఫ్ క్వార్టర్స్. అందులోని నా పొజిషన్ బట్టి అక్కడేమో వేరే, వేరే క్వార్టర్స్ ఉంటాయి సెపరేట్‌గాను. <sniffs> సొ, మిగతా వాళ్ళతోటి పైగా వాడి ఈడు పిల్లలు మా పిల్లలు ఈడు వాళ్ళేమో అక్కడ ఎవరు లేరు. <sniffs> ఆ క్యాంపస్‌లోని. హ్మ్. కాబట్టి వీడితోటి సావాసం చేయడానికి దానికి అది ఉండదు. ఒకవేళ నియరేజున్నా సరేనేంటంటే అక్కడ క్యాడర్ డిఫరెన్స్ ఉండంతోటే కొంచెం ఆ డిస్టెన్సింగన్నది అది కూడా ఉంటుంది. ఆ! ఆహ్, ఏ దా ఆఫీసర్ పిల్లలు అదే ఆ!
ఓకే. అవునవునులేండి. హ్మ్. హ్మ్. అవునవునులెండి. ఆ! అవునవును. మీరన్నది వాస్తవమండి ఎందుకంటే కొత్త ప్లేసు. అది కాక చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆ భాషా తెలియదు. అలా కోర్డినేట్ అవ్వడానికి గూడా ఉండరన్నమాట. ఎంతసేపున్నా లైక్ ఎవరన్నా <smacks lips> చూసి మంచిగా అనిపిచ్చి ఫ్రెండ్‌షిప్ జేయాలన్నా లైక్ సైగలతో చేసుకునేది ఉంటాదేమో! స్టార్టింగ్‌లో అంతే గదా! యాహ్! యాహ్! ఆ! తర్వాత?
అవునవును. అది వీళ్ళ వీళ్ళనేమో మంచి స్కూల్లో చేర్పించాను సెంట్రల్ స్కూల్లోని అక్కడ కొంచెం కల్చరది బావుంటుంది. కాబట్టి వాళ్ళకి చెడు అలవాట్లు, చెడు పద్ధతులు నేర్చుకునే అవస్ ఆహ్, అవకాశం రాలేదు కూడాను. అది ఆ విధంగానేమో పిల్లల పెంపకం అదీను <sniffs>
యాహ్! నిజంగా అండి. మీరు ఆ ఉదాహరణ ఏదైతే సినిమా చెప్పారో అది ఎపిక్ అని చెప్పుకోవచ్చనమాట. నిజంగా ఆ సినిమా ఎ ఏ పేరెంట్స్ అయినా సరే కొత్తగా పెళ్లి జేసుకున్నప్పుడు చూస్తే అహ్, బాగా ఇంపాక్ట్ ఉంటుందనే చెప్పొచ్చనమాట. తల్లితండ్రులుగా వాళ్ళనేది ఏ విధంగా ఉంటే దాని ఇంపాక్టనేది పిల్లల మీద ఎంత ఉంటుందనేది చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.